కచ్చితంగా అండి బాబు. అసలు వారం రోలు ఫస్ట్ నాకు వింటేనే వచ్చేస్తుంది. మీకు చేసే వాళ్ళకి ఎలా ఉంటదో, నాకు అర్ధమైతలేదసలు.
హ్మ్. <chuckles> హ్మ్. ఇంకా నాకు చెప్పాను కదండీ. వారాంతంలో ఆహ్, అంటే, ఇంచుమించు నాకు శుక్రవారం సాయంత్రానికి, ఇంక ఇలానే ఉంది పరిస్థితి అంటే గనక, నాకింకా విపరీతవైన నీరసం వచ్చేస్తది. ఇంక ఏ పని మీదా ఆసక్తుండదనమాట. ఏదెనా చేద్దాం అన్నా కూడా చిరాకొస్తది. అలాగే, నిద్ర అనేది నాకు తెలిసినంత వరకు తగ్గిపోద్దండి. ఫస్టెప్పుడైతే మనకు ఆ డెడ్‌లైన్ ఉంది అని తెలిసిందో, అప్పడినుంచి కూడా, నిద్ర పట్టడం మానేస్తుది చాలా వరకు.
హ్మ్. అబ్బో! హుహుహుహు. అవును. నిద్ అసలు నిద్ర పట్టదు ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్.
హ్మ్. ఆ బర్నౌట్‌లో ఫస్ట్ జరిగేది ఇదే నాకు. నిద్ర పట్టకపోడం. ఆ తరు హ్మ్. ఆ తర్వాత ఇంకా ఈ భోజనం మీద కూడా పెద్ద దృష్టి పెట్టనండి. అసలు యాక్చువల్‌గా నేను చాలా భోజన ప్రియురాలిని. కానీ, ఈ సమయంలో నాకా భోజనం మీద కూడా విరక్తొచ్చేస్తదనమాట. ఇంకెంత తింటం! మహా అయితే, కూర్చుని తినడానికి కూడా విరక్తొచ్చేస్తుంది నాకు.
ఓకే. అయితే ఆ! చెప్పండి. చెప్పండి. అవును. హ్మ్. బోబ్ భోజన ప్రియురా <chuckles> భోజన ప్రియురాలు కూడా భోజనం పక్కన పెట్టేస్తుందంటే ఇంతస్ బర్నౌట్ అయిపోతున్నారో అర్థమైతుందండి. <chuckles>
హ్మ్. ఆ! తర్వాతింకా ఇంకా ఇంకిది కామన్ అండి. ఇంకలా నీరసం వచ్చేయడం, ఇంకా ఆ టైంలో ఏం జేయాలో గూడా, ఒక్కొక్కసారి అర్థం గాదు. నేనైతే, ప్రశాంతంగా ఒక్క 10 నిమిషాలలా వస్తోంది, నాకు విరక్తొచ్చేస్తోంది అనుకుంటే గనుక, ఒక 10 నిమిషాలు కూర్చుండిపోతాను.
హ్మ్. అవును. ఓకే.
అంటే ఆఫీస్ నుంచి వచ్చాకో, లేకపోతే ఎక్కడో, పక్కన అన్నీ పాడేసి, ఫోన్ గూడా సైలెంట్‌లో పెట్టేస్తాను. పెట్టేసి, ఒక్క 10 నిమిషాలు మెడిటేషన్‌లా అనుకోండి, ఇంకలాగే...
అవును. అవును. సూపరండి. సూపర్! సూపర్!
కూర్చుని, శ్వాస మీద ధ్యాసనమాట. కాసేపు ఆ బ్రీతింగ్ ఎలా జరుగుతుంది? ఆహ్, మన బోడీ ఎలా ఉంది? ఇంకా అలా చేసిన తర్వాత కూడా, ఒకొక్కసారి నాకు కొంచెం నీరసంగానే అనిపిస్తదండి. అంటే, పొద్దున్నించీ మోస్తూ ఉన్న భారవేదో ఇంకా ఉంది, అని అనిపిస్తూనే ఉంటుంది. ఇంకప్పుడు నేను చేశా ఇంకొక పని. వేళ్ళీ ఆహ్, ప్రశాంతంగా ఒక వేడి నీళ్ళతో స్నానం చేయడం. అదొకటి జేస్తాను. ఆ తర్వాత వచ్చి కుకింగ్ అనేది మొదలుపెడతానండి. నాకు కుకింగంటే చాలా ఇంట్రెస్ట్. కానీ ఇది గాను ముందు చేశానంటే, రాంగానే నేను కుకింగ్ గాను మొదలుపెట్టాను. దాని మీద కూడా విరక్తొచ్చేస్తుంది నాకు. అందుకని టైం తీసుకుంటా అనమాట. ఇలాంటి
<laughs> ఆ! బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్ <chuckles> హ్మ్. హ్మ్. ఓకే. ఆహా! <laughs> అవును. అవును. ఫస్ట్‌న మనం బర్నౌట్ అయితే, అసలు ఏం జేయాలో కూడా ఫస్ట్ అప్పుడప్పుడు తోచదు మనకు.
హ్మ్. అవును. ఇలాంటివన్నీ కొంచెం ముందు, వెనక చేసుకుంటా ఉంటే, మనకి నెమ్మదిగా అందులో నించి బయటకి రావడానికి, ఆహ్, ప్రయత్నం జరుగుతదనమాట. లేకపోతే ఒకటి దాని తర్వాత ఒకటి చేసేసుకుంటా ఉంటే, ఇంకది వేరే డిప్రెషన్‌లోకెళిపోతుంది. బర్నౌట్‌ కాస్తా ఆ డిప్రెషన్‌లోకెళిపోతుంది. ఈ పనంతా నేనే జేయాలా? ఇంకేం లేదా జీవితంలో? ఇలాంటి ఆలోచనలొచ్చెస్తయి అనమాట. అందుకని, కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి.
అవును. అవును. అంతే. <chuckles> <laughs> సూపరండి. సూపర్!